హ్మ్. ఈ మండే మనం కొంతమంది మీరన్నట్టు ఈ రిమోట్ వర్క్‌లు చేస్తూ ఉంటారు. ఇంట్లో పని కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. సో, ఆ రెండింటిని మీరెలా బ్యాలెన్స్ చేస్తారు? ఎప్పుడన్నా మీకు ఆ రెండూ చేసినప్పుడు అసలు ఇదేమీ నాకొద్దు అని అనిపిచ్చిందా మీకు?
హ్మ్. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా నేను టీచర్‌నన్నమాట. ఆహ్, <chuckles> రిమోట్ వర్క్ మాకసలేం ఉండదు. మేము ప్రతి రో ఆ! ప్రతిరోజూ స్కూల్‌కేళ్ళాలి. ఒక్కొక్కసారి స్టే బ్యాక్స్ కూడా ఉంటాయన్నమాట. సాయంత్రము 5:00 దాకా ఉండి రావాల్సి వస్తది. ఫ్రైడే ఈవెనింగ్స్ అట్ల. సో, అవి కొంచెం కష్టంగా అనిపించేవి. ఫ ఆహ్, టీచింగ్ ఎక్కువంటే నాకు నాకు టీచింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను టీచింగ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. అండ్, మా పాప నాతో పాటు స్కూల్‌కొస్తది, నాతో పాటు ఇంటికొచ్చేస్తదననుకుం అనుకుని అలా అలానే ఇద్దరం ఒకే స్కూల్‌లో జాయిన్ అయినాం. కానీ తర్వాత తర్వాతేమైందంటే నాకిట్లా స్టే బ్యాక్సున్నప్పుడు లేదా ఒక్కొక్కసారి శనివారం కూడా నేను స్కూల్‌కెళ్ళాల్సొస్తది. తనకేమో ఒ సెలవుంటుంది. సో, అట్ ఆ! అప్పుడు మళ్ళీ తనని స్కూల్‌కి తీసుకెళ్ళడం కుదరదు. అంటే తీసుకెళ్ళినా ఆమెకు బోర్ కొడుతుంది, లేకపోతే ఆహ్, తనకి బోర్ కొడుతున్నప్పుడు ఫోన్ ఇవ్వడం అలాంటివి చేయాల్సచ్చేది.
హుహు. ఉండదు. నిజమే కదా! హుహు. హుహు. ఓకే. ఓకే. జాయినయ్యారు. హ్మ్. ఆహా! ఓహో! కుదరదు. అవును. అవునవును. హ్మ్.
స్లోగా, నేనేం చేసానంటే, మా హస్బెండ్‌కి ఆరోజు సాటర్డే స సెలవుగానే ఉంటుందన్నమాట. కాబట్టి నాకు స్టే బ్యాక్సున్నప్పుడు ఫ ఫస్ట్ నాకనిపిచ్చింది అరె, నేనింత కష్టపడి మళ్ళీ దానికి ఫోన్ అలవాటు చేస్తున్నానే <sniffs> ఏంటి, నేను చేసేది కరెక్టా, <chuckles> కరెక్టా కాదా? అని నాకే డౌటచ్చిందన్నమాట. సరే, నేనే ఎందుకు అస్తమాను అన్ని అన్నిట్లోనూ న నా బుర్రే ఎందుకు పెట్టాలని తనను కూడా హ్మ్. తనను కూడా అడిగినప్పుడు, ఆయన "ఆ వదిలేసేయి, నేను చూసుకుంటాను కదా!" అని సింపుల్‌గా అన్నరు.
హుహు. ఓకే. అదే కదా! హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. పెట్టాలి. <chuckles> ఓకే. హ్మ్.
ఆ! స్లోగా అది అలవాటు చేసేసానన్నమాట వాళ్ళిద్దరికీ. మీ ఇద్దరు కలిసుండాలి. ఆహ్, అంటే హ్మ్. సో, అప్పటినుంచి హ్మ్.
ఓహో! ఓకే. అంటే అక్కడ మీరు లేకపోయినా గాని ఉండగలగాలి, అనే ఒక బాండ్ వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ చేసేసారు.
ఆ! ఫస్ట్‌లో అయితే న్యానీని కూడా పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ నాని మా ఆమె రాదు. ఆమె కోసం వెయిట్ చేసి చేసి, ఆమెకి ఫోన్లు చేసి చేసి అదొక టైమైపోతుంటది స్కూల్‌కి. ఇమేమో ఫోనెత్తదు. దాన్ని తీసుకెళ్ళాలో, తీసుకెళ్ళకూడదో అర్థం కాదు. ఇ తెలన్ ఆ! ఒక్కోసారి అయితే నేను ఇంక మానేద్దాం అనుకున్నానన్నమాట.
ఓహో! హ్మ్. ఓహ్! హ్మ్. అదే కదా! హ్మ్.

ఓహో! ఓకే. ఇంక వాళ్ళు ఏంటంటే ముందు పిల్లల్ని ఇంటి దగ్గర పం ఇంటి దగ్గర నుంచి పంపించారని పంపిస్తున్నారేమో స్కూల్‌లకి.
హ్మ్. ఆ! అవును. <sniffs> ఆహ్, అలా ఇలా ఒకసారి పాప కోసం ఆలోచించి ఆహ్, జాబ్ మానేద్దామనుకున్నాను. ఇంకా ఆహ్, కోవిడ్ టైమ్‌లో ఒకటి బాగా కష్టమైందన్నమాట. అప్పుడు ఈ టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కంపల్సరీ ల్యాప్‌టాప్ తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో క్లాసెస్ తీసుకోవాలని చెప్పారు.
అదే కదా! నిజమే. హ్మ్. క హుహు. హుహు. ఓహో! ఓకే.
ఆ! అప్పుడు నాకు ల్యాప్‌టాప్ ఉంది కాని మా హస్బెండ్ కూడా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే.
అవును. హ్మ్.
ఆహ్, అప్పుడు తన్ అంటే ఇంటర్నెట్ స్పీడ్ ఒకటి, నేనేమో ఓహ్! అరిచి <chuckles> క్లాస్ గట్టిగా మాట్లాడుతానన్నమాట, మ్యాథ్స్ టీచర్‌ని కదా! <giggles>
అవును. <chuckles> ఓహో! మ్యాథ్స్ టీచరా మీరు సూపర్ అయితే!
ఆ! అందుకని నేను కొంచెం గట్టిగా చెప్తాను లెసను. సో, ఆద్ ఆయనేమో మీటింగ్ ఒక్కసారి నా క్లాస్ ఉండి తనకి మీటింగ్ ఉన్నప్పుడు చాలా కష్టం అయ్యేదన్నమాట! త <smacks lips> అంటే నా
ఓకే. ఆహా! <chuckles> అవును. అస్సలు కోయిన్సిడెన్స్ అస్సలు కలవనే కలవదక్కడ.
అవునవును. అది నా నో నా నోరు కొంచెం పెద్దది అంటరు.
హ్మ్. <chuckles> ఆ మాత్రం చెప్పకపోతే ఎవరు వింటారండి మన మాట. టీచరు పొజిషన్‌లో ఉన్నప్పుడు.
ఆ! క్లాస్‌లో లాస్ట్‌బెంచ్ వరకు మన గొంతు వినపడాలంటే ఆ మాత్రం ఉండాలి కదా! సడెన్‌గా క్లాస్‌లో నుంచి ల్యాప్‌టాప్‌లో లెసన్ చెప్పాలంటే అదొక కొత్త విషయము. ఆహ్, దానికి తగ్గట్టు నేను కొంచెం <sniffs> ఈ పిచ్‌ని తగ్గించుకోవడము అదంతా, <giggles> ఆహ్, ఇది అవుతదా, అవ్వదా అని అప్పుడోకసారి అనుకున్నాను మానేద్దాము, వద్దులే అని.
అవును. ఉండాలి నిజమే. హ్మ్. హ్మ్. <giggles> ఓకే. హుహు.